అంటే ఆహ్, జాబ్ మానేసిన వాళ్ళనైతే చూసాయండి గాప్ తీసుకుందామని చెప్పి గాప్ తీసుకుంటున్న వాళ్ళనైతే చూసా. ఎందుకంటే వాళ్ళకి ఇటు వాళ్ళ ప్యారెంట్స్ సపోర్ట్ లేదు, ఇన్ లాస్ సపోర్ట్ కూడా లేదు. సపోర్ట్ అంటే వచ్చి చుపించుకునేంత వీలుగా లేదు పిల్లల్ని వచ్చి చూసుకునేంత వీలుగా లేదు అట్లని చెప్పి పిల్లల్ని బేబీసిటర్‌కి ఇచ్చేంత ధైర్యం కూడా వీళ్ళకి లేదు. అట్లని చెప్పి వైఫు ఆహ్, ఇంట్లోనే ఆహ్, జాబ్ మానేసి చూసుకుంటున్నవారు లైఫ్
ఆహా! ఓకే. అది చాలా బాధాకరమైన విషయం. హ్మ్, హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అవును. అంటే ఇప్పుడు డే కేర్ సెంటర్ లాంటివి కూడా ఈ మధ్య ఉంటున్నాయి కదా! వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ వర్క్ చేస్తున్నప్పుడు ఆ! వర్క్ ప్లేసు‌ల్లో ఉంటుంది. మళ్ళీ బయట కూడా మరి కొన్ని కొన్ని ఏంటంటే ఆర్గనైజేషన్స్ ఆ! మరి మనీ పే చేస్తే గనక మేము చూసుకుంటాంలాంటివి ఒప్పందాలతో నడుస్తూతుంటాయి కదా! అలాంటి చోట్ల కూడా మరి పిల్లలు ఎంతవరకు సేఫ్‌గా వాళ్ళు ఉంటున్నారనుకుంటున్నారు?
అవునండి. మా వర్క్ ప్లేస్‌లో ఉందండి అలా. అవును. అవునండి. అవునండి. ఆ! సేఫ్‌గానే ఉంటారండి. ఎందుకంటే ఆహ్, ఆ బేబీ డే కేర్ సెంటర్స్‌లో ఆహ్, కెమెరాస్ ఉంటాయి. సో, కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్‌లో మనం కూడా ఫోన్‌లో చూసుకోవచ్చు. బేబీ ఏం చేస్తున్నాడు ఏంటి తినిపిస్తున్నారా లేదా? పడుకున్నాడా బాబు అనేది మనం కూడా ఫోన్‌లో చూసుకోవచ్చు కాబట్టి ఆ లైవ్ ఆప్షన్ అనేది ఇస్తున్నారు ప్యారెంట్స్‌కి.
ఓకే. హ్మ్. ఆ! ఆ! ఆ! ఓకే ఓకే. అవునవును. అంటే చూసుకోవచ్చన్నమాట. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు. ఆ! నిజమే. ని అవును. ఓకే. అవును. ఓకే. ఓకే. మంచి విషయమే. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని వారు మరి ఆన్‌లైన్‌లో చూసుకున్నప్పుడు ఏంటంటే వారికి కొంచెం ఒత్తిడి తగ్గుతుంది. మెంటల్ ప్రెషర్ తగ్గిపోయి ఫ్రీ‌గా పనిచేసుకోగలుగుతారు. ఆ! పిల్లలు సేఫ్‌గానే ఉన్నారు. సో నేను మంచిగా పని చేసుకోవచ్చు. ఆ!
భయం ఎం ఉండదు. తగ్గుతుంది. అవును. ఇంకో ఇంక్ ఇప్పుడు మా వర్క్ ప్లేస్‌లోనే చూసుకోండి. మేము వర్క్ చే వర్క్ చేసే క్యాంపస్‌ లోపలే డే కేర్ సెంటర్ ఉంది. పిల్లల్ని అక్కడ వదిలేసేసి వర్క్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లల్ని దిసుకొని ఇంటికి వస్తుంటారు. ఆ! అది చాలా సపోర్టివ్‌గా ఉంటది.
హ్మ్. హ్మ్. అవునవును. అవును. అవును. నిజమే. అంటే కొన్ని సంస్థల్లో ఆ! బేబీ కేర్ సెంటర్ ఆఫీస్ లోపలే ఉండడమనేది కూడా చాలా మంచి విషయం యాక్చువల్‌గా. ఆ థాట్ వాళ్ళకి రావడం ఆ ఇన్నోవేటివ్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం యాక్చువల్‌గా.
హ్మ్. అవునండి.